అవును. అంటే మొత్తం ఇంట్లో ఏం జరుగుతుందో అవన్నీ తెలియాలి అంటారు వీళ్ళకి కూడా.
మొత్తం కాదు. బట్ చూచయ్యాక వాళ్ళ ఏజుకి తగ్గట్టు తెలిస్తే సరిపోతుంది. మొత్తం కూడా వాళ్ళ బ్రెయిన్‌లో పెట్టుకోలేరు కదా! ఆహ్, పాపం వాళ్ళవి చిన్న, చిన్న మెదడ్లు <chuckles> వాళ్ళు <chuckles> వాళ్ళు అన్నీ జీర్ణించుకోలేరు. వాళ్ళ ఏజికి చూచాయగా అట్లాట్ల చెప్పినమా, వాళ్ళ అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకొని నెక్స్టు వాళ్ళు డెసిషన్స్ కరెక్ట్, కరెక్ట్ తీసుకుంటున్నారా అంత వరకే. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఆ!
హ్మ్. అవును. హుహు. ఓకే. కరెక్ట్‌గా చెప్పారు. హ్మ్. <chuckles> అవును. ఆ! ఆ! హ్మ్. ఈ పిల్లలు కూడా ఈ పిల్లలు కూడా వాళ్ళింట్లో వరకే రెస్పెక్ట్ కూడా ఇవ్వడం చూస్తున్నాం. బయటికి వెళ్ళేసరికి ఇతరుల్ని గౌరవించాలి, లేదా అన్నది కూడా వ ఇంట్లో చెప్తున్నారో లేదో కూడా తెలీట్లేదు. ఇది కూడా చాలా
ఇప్పుడు ఏమైందండి. నీకో ఫోను, నాకో ఫోను. నీకో టీవీ, నాకో టీవీ. పేరెంట్సు ఫోను పట్టుకొని కూర్చుంటున్నారు. పిల్లలు ప నీకు నీ నువ్వు చూసుకో ఫోను, నాయి నేను చూసుకుంట ఫోను. ఇప్పుడు ఎట్లా తెలుస్తది పిల్లలకి?
హ్మ్. <chuckles> <chuckles> అవును.

ఏమీ లేనప్పుడు బాగా ఉన్నారు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో మొత్తం రివర్స్ అయిపోయి, వాళ్ళ ఆలోచనలు రివర్స్ అయిపోయి, వాళ్ళ జీవన విధానం మారిపోయింది. అంతా ఇన్‌స్టంట్, ఇన్‌స్టంట్‌గా తయారైపోయింది.
హ్మ్. హ్మ్. ఒక డెసిషన్ తీసుకొనేటట్టుగా వాళ్ళ మైండ్ మెచ్యూ‌ర్డ్ అవ్వలే అవ్వట్లేదు.
హ్మ్.
సో, ఇప్పుడు పెద్దల మాటలే వినాలా? వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకోవాలా? అనేది, ఆ ఏజ్‌ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఉంటది.
అవును. చాలా కరెక్ట్‌గా చెప్పారండి. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ప్రతీదీ చాలా చక్కగా వివరించారు. థ్యాం‌క్ యూ అండి.
ఆ! అన్ థ్యాంక్ యూ! థ్యాంక్ యూ! అండి.